మనకి ఇప్పుడు ఎన్ని సినిమాలు చూసినా, ఓటిటీస్ ఆహ్, సీరీస్‌లు చూసినా, సినిమాలు చూసినా ఒకప్పటి టీవీ షో‌లు అయితే ఇప్పుడు ఒక నాస్టాల్జిక్‌గా గుర్తుండిపోతాయి కదా! మన చిన్నప్పుడు బాల్యంలో ఎంజాయ్ చేసిన షోస్. అయితే మీకు ఎక్కువ ఎంజాయ్ చేసిన టీవీ షోస్ మీకు ఎక్కువ గుర్తున్నవి ఏవో వివరించగలరా?
అవునండి. అవునండి. అవునండి. అంటే అండి. చిన్నప్పుడు మనకి ఈ ఫోన్లు ఇవన్నీ ఉండేవి కాదు. టీవీయే మనకి. టీవీలోనే చూడాలన్నా టీవీలోనే కాబట్టి మనం టీవీ‌లో హ్మ్.
అవు కరెక్టే. అయితే మీకు ఎలాంటి టీవీ ఉండేది? ఇప్పుడు వాల్ మౌంట్ స్లిమ్ టీవీ ఆ! లేకపోతే, డబ్బాలాగా వెనకాల బ్యాగేజ్‌ లాగా! <laughs> యెస్. యెస్. అదే టీవీయా ఓకే. ఆ! ఒనిడా అంటే అప్పట్లో పెద్ద కంపెనీ అండి బాబు అసలు ఒనిడా ఉంటే చాలా గొప్పవాళ్ళు అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అంత పెద్ద కంపెనీ. <laughs>
డబ్బా ఇంత లావు వెనకాల పెద్దదిగా వచ్చి ఉంటదండి. ముందు స్క్రీన్ ఇంతుంటే వెనకాల ఇంతుంటది చూసారా? అలాంటిదండి. ఒనిడా ఒనిడా కంపెనీ‌కి సంబంధించి ఉండి ఉండేదన్నమాట. అంత లేదండి. అంత లే ఏదో అప్పట్లో కొనేసామనమాట. <gasps> ఆ! అయితే అప్పట్లో మనకు తెలిసిందే కదండీ కార్టూన్ నెట్వర్క్ అనేది అసలు బాగా చూసేవాళ్ళం.
ఓకే. ఓకే. పోగో కూడా ఉంది కదా చానలు. పోగో చూసేవాళ్ళ?
ఒకానొక టైమ్‌లో దాన్ పోగో, పోగో, పీ-ఎక్స్‌-డి ఆహ్ క పోగో‌లో మనం చూసుకుంటే కు చోటా భీమ్ అనేది వచ్చేదండి. అసలు ఎంత ఫేమస్సో! అలాగే కార్టూన్ నెట్వర్క్‌లో చూసుకుంటే 'టామ్ అండ్ జెర్రీ.' ఎంత హిలేరియస్‌గా అంటే ఎంత హాస్యరకంగా ఉండేదంటే.
ఓకే. ఓకే. అవునవును. అవునండి. 'టామ్ అండ్ జెర్రీ' అసలు <laughs> యెస్. యెస్. ట్రూ. యాహ్! అసలు ఎంత బాగుంటది అంటే కానీ మనకి లో అలా ఉండదు. టామ్ ఒక కాట్ జెర్రీ ఒక వెనకల చూస్తేనే ఒకలాంటి చిరాకు మనకి. సో, ఆహ్, ఆ సీరీస్‌లో అంటే ఆ 'టామ్ అండ్ జెర్రీ' షో‌లో ఒక పెద్ద డాగ్ ఉంటది కదా! <chuckles> దాన్ని కొట్టడము అసలు.
హ్మ్. <laughs> అవునండి. హ్మ్. అవునవునండి. దాన్ని కొట్టడము వీటిని వాళ్ళు తరుముకోవడము.
అయితే మీరు చిన్నప్పుడు చూసినప్పుడు 'టామ్ అండ్ జెర్రీ' మీరు టామ్ ఈవిల్ జెర్రీ మంచిది అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమి అనుకుంటున్నారు? <laughs> ఇప్పుడు కూడా అదేనా?
అజే హ్మ్. హ్మ్. మంచిది అని అనుకున్నా. అవునండి. ఇప్పుడేంటంటే, దాని తర్వాత ఇప్పుడు ఎవరైనా అంతే కదండీ. మన ఇంట్లోకి ఎలుకలు వస్తే మనం వదులుతామా? అన్నీ కొరికేసి, అన్ని వైర్లన్నీ కొరికేస్తాయి. ఆహ్, లేదంటే బియ్యపు బియ్యపు బియ్యపు సంచులని కొరికేయడం వల్ల చాలా లాస్ అవుతుందని చెప్పి మనం ఏం చేస్తాం చంపేస్తా ఉంటాం. అన్ని డోర్‌లు మూసేసి.
<laughs> అవును. అయితే ఇప్పుడు‌ న మరి మీకు ఎం అనిపించి? ఆ జెర్రీ‌యే ఈవిలు టామ్ ఇన్నోసెంట్ అనిపించింది ఆ తరువాత. <laughs>
అలాగే చేస్తుందంటే, దాంట్లో ఆ! అంటే! అలాగే అనిపించిందండి ఆల్మోస్ట్. ఎందుకంటే, వాళ్ళ ఇంట్లోకొచ్చి అంటే, ఆ టామ్‌ని ఎందుకు పెట్టుకున్నారు ఆ ఇంట్లో వాళ్ళు? ఆహ్, ఇవన్నీ రాకుండా చూసుకోవడానికే. పిల్ ఎలుకులో ఎక్కువ వస్తున్నాయని చూసుకున్నారు కాబట్టి, దాని పని అది చేసిందని అని ఇప్పుడో తెలిసింది. అప్పట్లో మనకు అంత ఆలోచనా శక్తి లేదు కదండీ. చూసాము, నవ్వుకున్నావు అన్నట్టే ఉండేది. <chuckles>
యే. అవునవును. భ <chuckles> అవును. <chuckles> యాహ్, యాహ్ ట్రూ. అవునండి. ఎన్ని గంటలైనా గడిపేయచ్చు టామ్ అండ్ జెర్రీ చూసుకుంటూ. ఒక రోజంతా కూడా చూసుకొని, హ్యాపీ‌గా బోర్ కొట్టకుండా ఉంటాది. అంత బావుంటది.
అబ్బో! నిజంగా అండి. అవునండి. అవునండి.
యాహ్! ఇంకా మీకు మిస్టర్ బీన్ అనే సీరీస్ గుర్తుందా! అది యానిమేటెడు సి యెస్ యాహ్!
అయ్యో! అది చూడ చూడని పిల్లలు అనే వాళ్లే ఉండరండి. గ్రీన్ కలర్ కారు, వాడికొక టెడ్డీ బియర్, బుడ్డి టెడ్డీ బియరు. <chuckles> బ్లేజరు. అసల అబ్బ! ఎంత హిలేరియస్‌గా ఉంటుందండి. యాణిమేటెడ్ బావుంటది. నేను మెయిను అతను ఉండేవాడే, మనిషి ఇలా చేస్తుంటారు, ఇంగ్లీష్. అసల ఆయన ఈ మధ్యగనే కాలంలో చనిపోయారు. కానీ, <smacks lips> అసలు ఎంత మంచి కమెడియన్ అండి అసల.
<laughs> ఒక బ్లేజర్ ఎప్పుడు, ఒక స <laughs> అవును. రియల్ హ్యూమన్‌ది కూడా చాలా బావుంటది. అవునా? అవునండి. అవును. చాలా ఆయన ఫేస్ చూస్తేనే నవ్వొచ్చేస్తదసలు. <chuckles> యాహ్! ఆయన చేసే తింగర్ తింగరి వేషాలు. మీకు ఏ ఎపిసోడ్ ఎక్కువ గుర్తుంది మిస్టర్ బీన్‌లో, వాడు చేసిన తింగరి పనులు.
చాలా. మా నవ్వొచ్చేస్తుంది నిజంగానే. <chuckles> అది కూడా చాలా బాగా చూసేవాళ్ళం. అవునండి అసల. నాకు స్విమ్మింగ్ పూల్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి. స్విమ్మింగ్ పూల్‌కి వెళ్తాడనమాట. స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లి పైనుంచి దూకడానికి భయమేసిపోతావుంటే, వెనకాల నుంచి ఒక బండ ఆయన వచ్చి తోసేస్తాడనమాట. వాడు కింద పడి ఆ ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్.
ఓకే. ఆ! పైనుంచి దుంకడానికి షివరైతుంటా <laughs> ఎస్. ఎస్. ఎస్. నాకైతే ఆహ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటది కదా! ఒకామే. ఆమెని పిలిచి <smacks lips> ఏదో డిన్నర్‌కి <giggles> పిలుస్తాడు ఇంట్లో. ఎస్. ఎస్. ఎస్. అదొకటి మూవీ డేట్ కూడా ఒకటి. పాప్‌కోర్న్ తింటూ భయపడుతుంటాడు కదా! హారర్ మూవీకి వెళ్లి. అది కూడా చాలా ఎక్కువ. <laughs> ఎస్ ఎస్ ఎస్. చాలా బాగుంటాయి అసలు. అప్పటి షోస్ కంటెంట్ ఇస్ థ కింగ్ అండి అండి. ఏదో పెద్ద హడావిడి చేసి, ఏవో ఉండవు అసలు. హ్మ్. ఇంకేం చూసారు? 'పోగోలో' ఇప్పుడు మ్యాడ్ అని. ఏవో డిఐవై ఉంటాయి. అలాంటివి చూసారా?
అవునండి. డేట్ లాగా. ఆ! ఆ! ఆ! <chuckles> ఇప్పుడు మీమ్స్‌లో కూడా వాడుతా ఉంటాం మనం. <chuckles> నిజంగానే. హ్మ్. కచ్చితంగా అండి. అస్సల నిజంగా. మనం అవి తక్కువే అండి. మనం ఇప్పుడు, ఇప్పుడు కూడా చూస్తున్నది 'డోరేమోన్' అండి. మెయిన్‌గా. అసలు ఎంతమంది ఇప్పటికి వస్తుంది. అది నా చిన్నప్పటినుంచే వస్తుందండి అది. <chuckles>
ఆహ్! <laughs> అవునవును. ఇప్పటికి వస్తుంది. అండ్ చాలా బాగుంటది అండి. కనెక్ట్ అవుతది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతది. ఆ! ఇంటి సునియో రిచ్‌గా చూపిస్తారు. జియాన్ గాని, షిజుకా, యాహ్! సో, అందరికి కనెక్ట్ అయ్యే షో ఇది. ఎస్. ఎస్. ఎస్. ఆ! అయితే నిజంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? డోరేమోన్ లాంటి ఫ్రెండుంటే బాగుండని?
వస్తుంది. ఆహ్! అవును. ఖచ్చితంగా అండి. చిన్న జియాన్. హా హా హా. కనెక్ట్ అయ్యేదదండి. ఖచ్చితంగా. హ్మ్. అంటే ఆ! ఖచ్చితంగా అనిపిస్తుంది కదండీ. ఎందుకంటే దాంట్లో వాడే గ్యాడ్జెట్స్, వాడి దగ్గర ఉండే గ్యాడ్జెట్స్ అలాంటివి, ఇప్పుడు ఎనీవేర్ డోర్ తీసుకుంటే మనం. ఎక్కడ పెట్టంగానే ఇప్పుడు నేను ఆ డోర్‌ని పట్టుకుని నాకు గోవా వెళ్ళాలి, లేదంటే నాకు ఊటీ వెళ్ళాలి అనగానే, ఊటీ వెళ్ళిపోతాం. అమ్మా-నాన్నని మనం అడగబడలేదు, డబ్బుల కోసం చూసుకోబడలేదు, డోర్ తెరవంగానే ఊటీ వస్తే ఎవడికైనా సంతోషమే కదండీ.
హ్మ్. <laughs> అవునవును. <giggles> ఆ! అదొకటి. నాకు ఎక్కువ నేను ఎక్కువ నచ్చింది ఏంటంటే తల మీద పెట్టుకునే హెలికాప్టర్. <laughs> సో, అది పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికెళ్ళిపోతాడు. ఒక ట్రాఫిక్ ఉండదు. ఏవుండదు. యాహ్! నిజంగా లైఫ్‌లో మనం ఇలా అనుకుంటే ఎంత బాగుంటది కదా!
బాంబూ కాఫ్టర్, బాంబూ కాప్టర్. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. <giggles> యో యో నిజంగా అండి. హ్మ్. అంతే కదా! అది కాక ఇంకా జియాన్‌తో ఉండే కష్టాలు గాని, సుజుగాని ట్రై చేయడానికి వాడు చేసే పనులు
<giggles> ఎస్. అవునవును. చాలా క్యూట్‌ ఉంటది.
సునియా గాడేమో నాకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్తా ఉంటే వాడిని తిప్పికొట్టేవి ఉండేవి గాని, అసలు చాలా బాగుంటాయండి అసలా.
అవునవును. చాలా బాగుంటాయండి. సో 'డోరేమోన్.' అయితే ఇంకా పో ఓకే.
హ్మ్. ఇంకా అది గాకుండా ఇంక పోగో. ఇంకా మనం అది చూసుకుంటే ఇప్పుడు 'పవర్ రేంజర్స్' మీకు తెలిసే ఉంటుంది.
నింజా స్టాం. రేంజర్ ఫార్మ్. యాహ్! <laughs>
బ్లూ రేంజర్, రెడ్ రేంజర్, ఎల్లో రేంజర్ అమ్మాయిలు అయితే పింక్ రేంజర్. అప్పట్లో గూడ ఆ! అప్పట్లో గూడా మేము ఎలా చేసేవాళ్ళం అంటే చిన్న చిన్నవి కార్డ్ ఇవి మన చెక్కలు ఉంటాయి కదండీ. చెక్కలతో ఒక కీ. దానికి కీ పెట్టేలాగా చెక్కేసి. ఆ కీ పెట్టంగానే ఆహ్, బ్లూ రేంజర్ మారిపోయేటట్టు జుక్ జుక్ జుక్ అని చెప్పి పిల్లలంతా ఆడుకోవడం గాని. "అమ్మా! నేనే ఒక సూపర్ హీరో. నేనెళ్లి కాపాడేస్తాను" అన్నట్టు అసలా నిజంగా చాలా పూర్‌గా. మన జీవితంలో గూడా అవి ఏంటంటే ఒక సూపర్ హీరో మనమే అయిపోతే ఎలాగా అనేలాగా అప్పుడు కలలు గనటం గాని.
యెస్. యెస్. అవునవును. చాలా మంచి షో అది గుడా. ఓకే. <laughs> ఓకే. యాహ్! యాహ్! యాహ్! అవునండి. మనము చాలా ఇన్వాల్వ్ అయిపోయి మనల్ని మనం ఊహించుకుంటాం. ఆ సీరీస్‌లో ఉంటే మనమేం చేసేవాళ్ళము అన్నట్టు.
ఆ! నిజంగా అండీ. అవునవునండి.
యాహ్! నైస్ అండి. ఇంకా కార్టూన్స్ మీరు మీ ఈ 2000స్ ఒచ్చిన కార్టూన్స్ ఇంకేమైనా గుర్తున్నాయా మీకు? మీకు నచ్చినవి.
ఆ! ఇంకా చూసుకుంటే కార్టూన్ నెట్వర్క్‌లోనే 'ఓగి అండ్ ద కాక్రోజెస్' అని ఒచ్చేదండి. 'ఓగి అండ్ ద కాక్రోజెస్' ఎలా అంటే ఆహ్, మనకి ఇలాగే 'టామ్ అండ్ జెర్రీ‌లాగే.' ఇంట్లో బొద్దింకలు ఉంటాయండి. మూడు బొద్దింకలు. అవి అవి ఏంటంటే ఆ బొద్దింకలేంటంటే ఇంట్లో ఆగి అంటే పిగ్ లాంటి ఒక బ్రీడ్ అన్నమాట. పంది లాంటి ఒక బ్రీడ్. అది గూడా 'టామ్ అండ్ జెర్రీ‌లాగే.' ఆ ఇంట్లో ఒక సెక్యూరిటీలాగా అన్నిటిని సంరక్షించడానికి పెట్టి ఉంటారన్నమాట. ఈ మూడు బొద్దింకలనేవి ఇంట్లో అంతా తిరుగుతా, గందరగోళం జేస్తా, అన్ని తినేస్తా, పప్పులు, ఉప్పులు అన్నీ నాశనం చేసి కింద పడేస్తా ఉంటాయి. ఆహ్, వాటిని ఇది ఏదైనా చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్లాన్‌లెసి ఆ మూడు బొద్దింకలు ఇడ్ని ఎలాగా అంటే వాడిని తిప్పి కొట్టడము, వాడికేదో ఒకటి దెబ్బలు తగిలేలాగా చేయడము. <chuckles> అలా చేస్తూ ఉంటాయన్నమాట. అది గూడా 'టామ్ అండ్ జెర్రీ‌లాగే' ఉంటుంది. కానీ అది కూడా హిలేరియస్‌గా ఉం
ఓకే. <chuckles> ఓకే. ఆగి అంటే ఎవరు? దాని ఓనరా? ఓకే. ఓకే. <chuckles> ఓకే. ఓకే. అయితే లాగి అన్నారు గాబట్టి. మీరు కంపేర్ జెస్తే మీకు ఏది ఎక్కువ ఇష్టం? రెండిట్లో.
అయ్యో! 'టామ్ అండ్ జెర్రీ‌ని' బీట్ చేసేది ఏది లేదండి బాబు అసల.
అంతేనా. గుడ్. గుడ్. గుడ్. వెరీ గుడ్. మీరు ఆగీ అంటారనుకున్నాను. ఓకే.
అవునండి. <chuckles> లే లేదండి. అలాగే చూసుకుంటే మనం 'పోపాయ్ ది సేలర్ మాన్' అని చెప్పి ఒకటొచ్చేది. మన పడవలో జరిగే కార్టూన్ గూడా.
యెస్. యెస్. పాప్ ఐయ్‌ల ద సైల మాన్యా. టు టు టు. యెస్. అవును. పాపాయ్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను చిన్నప్పుడు మనకు పాపాయి హీరో గదా! స్పినాచ్ తినగానే పవర్ ఒచ్చి మసిల్స్ ఒచ్చి కొట్టేస్తాడు. అయితే ఆహ్, అసలు పాపాయి నోట్లో అదేంటి అదుంటది గదా! <smacks lips> ఇప్పుడు ఆ సిగార్‌ల సిగార్ లాంటిది. అయితే అయితే ఇప్పుడు పెద్దగా అయినంక చూస్తే అసలు పాపయ్ అగ్లీ‌గా కనిపిస్తుంది. అట్లీస్ట్ బ్రూటొ హాండ్సమ్‌గా కనిపిస్తాడు లావున్నా సరే. <chuckles> యాహ్! యాహ్! అయితే అప్పుడు చిన్నప్పుడు నేను గూడా అలానే అనుకునేదాన్ని. స్పినాచు తినగానే మనకు చాలా బలం ఒచ్చేసి ఎవరిని అంటే వాళ్ళని ఎలికొట్టేసేయచ్చు <chuckles> అన్నంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం.
అది కూడా 'పోపాయ్‌లర్ ది సేలర్ మాన్' అనొచ్చేది. అది గాని అది కా హ్మ్. ఇమాజ్. ఆ! <chuckles> అవునండి. అవునవునండి. సిగార్ టైప్‌లో పెద్ద బీడీలాగా ఉంటుంది. అవును. హ్మ్. <laughs> నిజంగా అండి. నిజంగా. హ్మ్. హ్మ్. <chuckles> అంటే అంటే మనము మన మన జీవితంలో దాన్ని ఊహించుకునేవాళ్ళమండి. ఇలా జెస్తే బాగుంటుంది. మనం అలా అయిపోతే బాగుంటుంది అని జెప్పి.
యెస్. అవునండి. అవును.
ఆ! అలాగే చూసుకుంటే మనం సన్ టీవీ అని ఒకటి వచ్చేదనమాట. తెలుగులో మనకి. దాంట్లో డోరా బుజ్జీ అని చెప్పి ఒకటి వచ్చేదనమాట. అది మీకు గుర్తుందో లేదో గాని. డోరా బుజ్జి అని చెప్పి.
ఓకే. అవునా? నేను అవ్వన అంటే మేము అప్పటికే కొంచెం పెద్దగా అయిపోయినాం. కాబట్టి కాలేజ్‌లలో బిజీ అయిపోయినాము. యాహ్!
అయ్యోహో! ఆ! అంటే ఆ డోరా బుజ్జి ఎలా అంటే తను ఒకా ట్రావెలర్ అనమాట. మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆహ్, దాని దగ్గర ఒక కోతి ఉంటుంది. దాని పేరు బుజ్జి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. డోరా అనే అమ్మాయి, బుజ్జి అనే కోతి ఫ్రెండ్స్. ఇద్దరూ తిరుగుతూ ఉంటారనమాట. విల్నీ ఎనకాలే తరుముతూ ఒక నక్క ఉంటుందనమాట నక్క విల‌ను.
డోరా బుజ్జియా? ఓకే. ఓకే. ఓకే. ఓకె. ఓకే. ఓకే.
ఈ ఈ వీళ్ళూ అంతా ట్రావెల్ చేస్తా ఈయన దగ్గర ఒక బ్యాగ్ ఉండిద్ది. ఆ బ్యాగ్‌లో వాళ్ళకీ హెల్ప్ చేసే టూల్స్ అన్నీ ఉంటాయనమాట. ఎప్పుడైనా మ్యాప్ కావాలంటే మ్యాప్ అని అడగంగానే మ్యాప్ వస్తది. మ్యాప్ మాట్లాడతది. బైనాక్యులర్స్ ఉంటాయి. ఏమైనా తెలీనివి చూడాలంటే. ఆ బైనాక్యులర్ కూడా మాట్లాడిద్ది.
ఓకే. ఓకే. ఓహ్! ఇంకేంటి వస్తువులు మాట్లాడతయా?
మళ్ళీ దీంట్లో దీన్ వస్తువులు మాట్లాడితే దీంట్లో అసలు పెద్ద కామెడీ ఏంటంటే, ఇప్పుడు ఆ నక్క ఏంటంటే వీళ్ళని అటాక్ చేయడానికి వస్తుంది గదా! వీళ్ళ మీద దాడి చేయడానికీ. అప్పుడు ఏమంటారంటే నక్క డోరాని ఏం చేయకూడదంటే ప్రేక్షకులు మీరు నక్కా పారిపో, నక్కా పారిపో అని అనమంటారనమాట. హా!
వి యహ్! మీరున్నారా ఏంటి కొంప తీసి? కూర్చో
అయి చిన్నప్పుడు మనకు ఏమి తెలుసండి. మనం అంటాం గదా! ఎనకాల వాళ్ళు సౌండ్ కూడా ఏస్తారనమాట. నక్క నువ్వు డోరాని ఏం చేయొద్దు పారిపో. నక్క నువ్వు పారిపో అంటా ఉంటారు అనమాట. లోపల సౌండ్ గూడా వాళ్ళే ఇస్తారు.
అయితే అనే ఉంటా. ఓకే. ఇది ఎక్కడో విన్నట్టూ ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు ఎవరో మా అక్క పిల్లలు ఎవరో వచ్చి వింటుంటే నాకు గుర్తున్నట్టుంది. అవునవును. మీరు ఇప్పుడు నక్క పారిపో అంటుంటే అప్పుడు గుర్తొచ్చింది. ఓకే. విన్నాను ఎక్కడో అన్నట్టు.
అందరు చూస్తారండి బాబు. ఉహూ. ఆ! ఈ మధ్య సినిమా గూడా తీశారండి. డోరా దా ట్రావెలర్ దా ఎక్స్‌ప్లోరర్ అని చెప్పి ఒక అమ్మా నిజమైన మనుషుల్ని బెట్టి గూడా. అసలా ఎలా ఉండి‌దంటే ఆ నక్క మనల్నే అటాక్ చేయడానికి వస్తునట్టు ఏ నక్క నా దగ్గరికి రావొద్దు పారిపో అని చెప్పినట్టు ఉంటుందండి. అసలా <chuckles> అయ్యో! నిజంగా అండి బాబు అసలా. <chuckles> అవన్నీ మనకి ఏంటంటే చిన్నప్పుడూ <smacks lips> అంటే ఇప్పుడంటే రీల్స్, షాట్‌లు చిన్న పిల్లోడు పుట్టిన పిల్లోడు కూడా రీల్స్, షాట్‌లు పెడితే నవ్వేటట్టు ఉన్నారండి బాబు.
అవునా? <laughs> ఓకే. తెలుగులో ఇంకా కామెడీ‌గా ఉంటాది గదా! యాహ్! యాహ్! అవునండి బాబు. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలున్నారు.
ఇప్పుడు అయన్నీ చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. హ్మ్. హ్మ్.
మాములుగా బొమ్మలు చూసుకుంట తింటారు కదా! వాళ్ళకి రీల్సే ఆ రీల్స్‌లో ఏముంటాయి సినిమాలు వాళ్ళకి ఎందుకు? ఆ ఇన్‌ఫ్లూయెన్సర్స్ వాళ్ళకి ఎందుకు 2 ఇయర్స్ పిల్లలకి? అసలు చాలా ఇం ఇంకోటి ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకొని వ్లాగ్స్ కూడా వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ సబ్‌స్క్రయిబ్ అని వాళ్ళు అనుకరిస్తున్నారు వాళ్ళనే. అయితే మీరు చోటా భీమ్ చూసిండ్రా? హ్మ్.
అవునండి. <laughs> అదే కదండీ! ఆ! ఆ! సబ్‌స్క్రయిబు, లైక్ చేయండి. సబ్‌స్క్రయిబ్ చేయండి. షేర్ చేయండి అంటున్నారండి బాబు. <chuckles> ఆ! ఆ! చూసానండి. బాలు ఆహ్, బీము, చుటికీ, డోలు బోలు.
అంటే మన భీమ్ స్టోరీ యేనా అది మహరాజ్ హ్మ్, సారీ మహాభారతం భీమేనా దాని స్టోరీ
కాదు క అంటే భీమ్ అని ఎందుకు వచ్చిందంటే దాంట్లో అల్లాగే భీముడులాగే భీమ్ అనేవాడు లడ్డూలు అవి ఇ ఆహారం తినడం వల్ల మంచి శక్తి వస్తది. అంటే పాపాయ్‌లో మనం స్పినాచ్ తింటే ఎలా వాడికి శక్తి వస్తాదో, భీమ్ అనే కార్టూన్‌లో
ఓకే, ఓకే! అంతే గాని ఇప్పుడు మహాభారతానికి దీనికి ఏం రిలేటెడ్ లేదు కదా!. ఒకే నేను నిజంగా అలానే అనుకునేదాన్ని. ఓకే, ఓకే! నేను అలానే అనుకునేదాన్ని మహారా మహాభారతం స్టోరీ అనుకుని ఓకే, ఓకే.
సంబంధం, సంబంధం లేదండి. ఇక్కడ ఏంటంటే ఒక రాజుని కాపాడుతాడు. అండి? హ్మ్. కాదు కాదండి. <chuckles> చోటా భీమ్ అందుకే చోటా భీమ్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక మహారాజు ఉంటాడు. ఆ మహారాజుని ఈ భీమ్ అనేవాడు కాపాడుతూ ఉంటాడు. వాళ్ళా రాజ్యం మీదకి వచ్చే వాటి మీ వాటి నుంచి.
ఓకే, ఓకే, ఓకే అండి.
అలా వెళ్తూ ఉంటుందన్నమాట.
బావుందండి. మీరు చిన్నప్పుడు చూసిన టీవీ షోలు అసలు ఎన్నెన్నెన్ని ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా వస్తాయి గుర్తుకొస్తూనే ఉంటాయి. ఆహ్, అప్పటి టీవీ షోలు ఎంతో ఎంజాయ్ చేసి మన చైల్డ్‌హుడ్ అట్‌లీస్ట్ ఆ! టీవీలతోనే ఆపేసాము స్మార్ట్ ఫోన్‌ల వరకు రాలేదేమో! ఆహ్, ఇప్పటి పిల్లలయితే ఇంకా దురదృష్టం అనే చెప్పాలి అట్‌లీస్ట్ బయటికి నలుగురు పిల్లలతో ఆడుకోవడం అనే ఒక ఆర్గానిక్ ఆహ్, గా పెరగడం అనేది పోయింది. మొత్తం ఏసీ
అబ్బో! వస్తూనే ఉంటాయండి బాబు అసల. హ్మ్. హ్మ్. అవునండి. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అండి. పబ్జీలు, పబ్జీలు వచ్చేసిన తర్వాత పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు కూడా ప అరే! పక్కింట్లో ఉండేవాడికి కూడా ఫోన్ చేసి అరే! గేమ్‌కి రారా గేమ్‌లో మాట్లాడుకుంటున్నారండి బాబు! తిన్నావారా అని చెప్పి.
చాలా సుకుమారంగా. <giggles> అవును. <chuckles> ఆ! అవునండి. అవును. సో టెక్నాలజీ టుక్ ఓవర్ అయితే దానికి అడ్వాంటేజేస్ డిస్అడ్వాంటేజేస్ వల్ల యాహ్, కొంచెం సఫర్ అవుతున్నారనే చెప్పాలి ఇప్పటి పిల్లలు అయితే! ఓకే అండి. మీరైతే చాలా మంచి ఉదాహరణలతో చక్కగా మాట్లాడారండి. మళ్ళి మాట్లాడుదాం ధన్యవాదాలు.
ఖచ్చితంగా అండి. హ్మ్. ఖచ్ ఖచ్చితంగా అండి. ద ఖచ్చితంగా అండి. ధన్యవాదాలు.